హుహుహుహు.
ఈ అప్పుడు ఇంక సిస్టమ్ పనుండదండి మనకి. ఇంతలో ఏం చేస్తారంటే మీటింగ్స్ గానీ, ఈ క్యాష్ ఉంటదండి మన దగ్గర. ఏంతి ఎందుకంటే ఫైనల్‌గా కే కంపెనీకైనా క్యాసొచ్చేది వే‌ర్ హౌస్‌లు నుంచే‌నండి.
అవును. ఆ! హ్మ్. హ్మ్, హ్మ్. అవును, అవును.
డైరెక్టర్ కంపెనీల దగ్గరికెళ్ళదండి క్యాష్. ఏ కంపెనీలకైనా సరే, ఆ వే‌ర్ హౌస్‌లుంటయి. వే‌ర్ హౌస్‌లు నుంచి క్యాషెళ్ళాలండి. అది కంపెనీ ఆ కంపెనీ అకౌంట్‌లులో డి
ఓకే. సూపర్. మన కంపెనీ యొక్క ర్ రూలా అది కంపెనీ యొక్క రూలా? ఓకే. హుహుహుహు.
ఏ కంపెనీకి అం‌తంటే, ఏ కంపెనీకైన ఇప్పుడు మీరు మాన్యుఫ్యాక్చరింగ్ నించి వస్తాయండి. మాన్యుఫ్యాక్చరింగ్ నించి డిస్ట్రిబ్యూ అక్కడ పెద్ద కంపెనీ గోడౌన్స్ ఉంటాయి. పెద్ద పెద్దయి. అక్కడికెళ్తాయి. అక్కడి నించి ఆహ్, మండలానికి, జిల్లాలకి కొన్నుంటాయండి. అక్కడికెళ్తాయండి.
ఆహా! అవును, అవును. ఓకే. ఆ! ఓకే. హుహుహు.
అయితే ఇప్పుడు పి కంపెనీకి సంబంధించినవి ఉంటాయి చూడండి. అక్కడి నించి ఎవ్వరు పట్టుకెళ్ళినా సరే పేమెంట్ చేసే పట్టుకెళ్ళాలండి.
అవును. ఓకే. ఓకే. అక్కడినుంచి పట్టుకెళ్ళేటప్పుడు మాత్రం పేమెంట్ పట్టుకెల్ పేమెంట్ జేసి పట్టుకెళ్ళాలి. పట్క్
హ్మ్. పేమెంట్ చేయకుండా అయితే ఇంక పట్టుకెళ్ళరండి. డిస్ట్రిబ్యూటర్‌లు ఎవరైనా సరే, పేమెంట్ చేస్తేనే పట్టుకెళ్తారండి. పే పేమెంట్ చేయకుండా పంపిచ్చరండి.
హుహుహు. జట్ ఓకే. అదదంత సులువు గాదు. ముందు పేమెంట్ పట్టాలి. తరువాత వస్తువు పట్టాలి.
ముందు పేమెంట్ ప ముందు పేమెంట్ పెట్టాలి. అప్పుడే ఆహ్ అవునండి. కంప్రె అప్పుడు వేర్ హౌసులు
<chuckles> ఓకే. అయితే మీరు ఆ! చెప్పండి. చెప్పండి.
నేను హైయెస్ట్ ఒచ్చి 1500000 హ్యాండిల్ చేశానండి.
ఓహో! సూపర్ అండి. సూపర్. <chuckles> పెద్ద క్లాప్స్ అసలు.
అస్సల నా లైఫ్‌లో <chuckles> అహా, అంత కె అంత క్యాష్‌ని చూస్తాననెప్పుడనుకోలేదండి.
<laughs> అయితే అండి ఆ! చెప్పండి. చె అయితే మనకు ఫోకస్ కోసము అప్పుడప్పుడు కొన్ని కొన్ని సాధనలు జేస్తా ఉంటాం గదా. ఎందుకంటే ప్రత్తిసారి వర్క్ ఫ్రామ్ హోమ్. ఇప్పుడు మీరు చేసేది కొన్ని కొన్ని ఇప్పుడు 1500000 అంటే కొన్ని ప్రెషర్స్ హ్యాండిల్ చేయాల్సొస్తది. సడన్‌గా అసలు ప్లాన్ ఫెయిల్ అయితే, అంటే కొంచెం కల్లోలం, కొంచెం గందరగోళం ఇలాంటివైతా ఉంటే అసలు అలాంటి సందర్భాల్లో మీరు ఎలా దాన్ని ముందుకు దాటారు?
ఆ! నాకు హ్మ్. చెప్పండి. అ

అబ్బో! హుహుహు. ఎందుకండి?
ఆ! అసలు అక్కడ సరిగ్గా అమ్మో! అదంతా బిజినెస్ మైండెడ్ పీపులండి అంతాను.
ఓహో!
ప్రతిదీ బిజినెస్ మైండ్‌లోనే ఆలోచిస్తారు.
హుహుహు. హుహుహు.
అయితిక్కడ, నేను 3 మంత్స్ కష్టపడ్డానండి.
ఓకే.
ఆ 3 మంత్స్ కష్టపడడం వల్ల, నేను ఇంట్లో ఉన్నప్పుడు వర్క్ చేసానండి. నెలకి ఓన్ క్రోర్ టర్నోవర్ చేశానండి నేను. కాని ఎక్ ఎక్కడ సరే రూపాయి మిస్ అవ్వలేదు, రూపాయి నాది పడలేదు. కానీ ల అప్పుడు లాస్ట్‌లోను మా ఫ్రెండ్స్ అందరైతే లక్షల్లో లాస్ అయినోళ్ళు ఉన్నారండి.
<chuckles> సూపర్ అండి సూపర్! ఆ! హ్మ్. సూపర్ అండి! ఓకే. గ్రేట్ అండి అసలు. అయ్యో! కానీ సూపర్ అండి మీరు, అంత అమౌంట్‌ని గూడా సింగిల్‌గా హ్యాండిల్ జేస్తూ, అసలెక్కడా ఒక్క రూపాయి అటు ఇటు పోకుండా, ఆ? అమౌంట్ ఏం మిస్ అవ్వకుండా, కొంచెం కూడా కల్లోలం గాని గందరగోళం లేకుండా భలే హ్యాండిల్ జేసారసలు.
ఇమీన్ పె అస్సలు అద <chuckles> అవునండి. అందుకేనండి నేను ఆ కంపెనీ నుంచి ఇప్పుడు ఒచ్చేసి, దగ్గర దగ్గరగ ఫ్ 3 ఇయర్స్ అవుతుందండి. ఇప్పటికి నన్ను పిలుస్తారండి.
హ్మ్. హుహు. అవునా! సూపర్ అసలు. అలా అంట అంటే నమ్మకాన్ని మీరుంచుకున్నారనమాట వమ్ము జేసుకోకుండా ప్రతిదీ హ్మ్. "ఓకే. చూసుకుంటాడు, చేస్తాడు." అసలు ఇంత నమ్మకం భలే ఉంచుకున్నారండి అసలు.
ఆ! అవునండి. అ దానివల్ల కానీ ఇప్పుడు నేనెళ్ళనండి, ఎందుకంటే ఆ ప్రెషర్‌ని చూసేసాను కదండీ! మళ్ళ మళ్ళలాంటి ప్రెషర్‌లోకి వెళ్ళాలంటే నా వల్ల కాదు. అందుకే నేను వెళ్ళనండి <sniffs> ఇంకా అక్కడ మానేశాను.
ఆహా! <chuckles> అవును. అవును. హుహుహు. సూపర్ సూపర్ అండి అసలు చాలా బాగా వివరించారు. వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఉండే ఆహ్, కష్టాలు గూడా చెప్పారు, లాభాలు చెప్పారు. ఆ? అసలు మీ దృష్టి ఎలా ఉంటుందని అన్నీ వివరించారు. మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉందండి. అసలు తప్పకుండా మళ్ళీ మాట్లాడదామండి మనం. ధన్యవాదాలండి మీకు.

నేను ఓపెన్ చేసేవాని సిస్టమ్‌లో. ఎగ్జిక్యూటివ్‌కేంచెప్పెవోనంటండి. 6 గంటలకి ఓపెన్ చేయాలంటే అరు కొంచెం <chuckles> ఆరున్నరకనేన్నిల ఓపెన్ జేయండి‌ర అని జెప్పేవాడినండి. ఎందుకంటే ఎర్లీ మార్నింగు 6 గంటలకొచ్చి ఎవరు చేయలేరండి.
హుహు. హుహు. <chuckles> ఓకే సూపర‌సలు. అవును. అవును, అవును ఖచ్చితంగా. కొంచెం ఒక హాఫ్ అన్ హౌర్ అటు ఇటు అయితే ఏమైతుంది?
హ్మ్! హ్మ్. కానీ సిస్టమ్‌లో ఓపెన్ జేసిందే చూస్తారు కానీ, పిజికల్‌గా <giggles> ఓపెన్ చేసింది చూడరండి.
చూడరు, చూడరు. అవును అందుకే సిస్టమ్‌లో టైమ్ టు టైమ్ ఓపెన్ జేసుకుంటే బెటర్ ఉంటది.
నేను వర్క్ ఫ్రామ్ హోమ్ <chuckles> చేసిన‌వండి, ఈ వర్క్ ఫ్రామ్ హోమ్ కంపెనీ ఇచ్చింది గాదం‌డి, నా సొంతందండి ఇది.
హ్మ్. <chuckles> అవును. <chuckles> ఓకే. అవునవునవును. కరెక్టె. మీరు మీ సొంతంగా తీసుకున్నారసలు. కానీ నాకొక సందేహం అండి. ఎందుకంటే ఈ ఇంట్లో మనము వర్క్ ఫ్రామ్ హోమ్ జేస్తున్నప్పుడు, కుటుంబ సభ్యులు గాని, చిన్నపిల్లలు గాని <smacks lips> అంటే శబ్దాలు జేయడము, లేదంటే మన దృష్టి కోల్పోడానికి కొంచెం "అటు వెళ్ళు, ఇటు వెళ్ళు" ఏదో ఎటు అయినా సరే, మనమింట్లోనే ఉన్నాం గదాని ఆ పని ఈ పని చెప్పడం ఇలాంటివన్నీ జరుగుతే, మన దృష్టి అనేది మల్లుతుంది గదా! అసలు దీనికి అహ్, మీరు అహ్, ఎలా చేసుకుంటారు? ఇంట్లో అలా వర్క్ ఫ్రామ్ హోమ్ ఉంటే ఇది ఇది.
<chuckles> అయితే హ్మ్. అప్పుడు హ్మ్. హ్మ్. హ్మ్. అంటే నేనిక్కడ ఏం చేస్తానం‌టండి, మాకు మెయిన్ వర్కొచ్చి మార్నింగ్ 6-10నే ఉంటదండి.
హుహు. ఓకే.
6-10 ఉంటది. లేతే తర్ 6 టు మెయిన్ వర్క్ మెయిన్ అసలయింది.
సిక్స్ టు టెన్ ఓకే. మెయిన్ వరకు అసలైన పనైతే 6 గంటల నుంచి పొద్దున 10 గంటల వరకు.
ఎందుకంటే, మాకేంటంటే సేమ్ 6 గంటల నుంచి ఎందుకంటేండి, ఆహ్, ఆప్ నిన్నటి పెండింగ్స్ అన్నీ క్లో చూసుకోవాలండి, మార్నింగ్ ఒచ్చినేంటనే.
హుహుహు. ఆహాహా!
ఇయ్యాల పంపించాల్సిన స్టాక్‌న్ని చూసుకోవాలి. ఎన్ని వెహికల్స్ వచ్చినియి, ఆ వెహికల్స్ లోడ్ చేసామా, పంపించేసామా అన్నదుండాలి. ఈ 10 లోపల అయిపోవాలండి.
హుహు.

హ్మ్, హ్మ్, హ్మ్.
కంపెనీ అది ఆలోసిస్తదండి. మన ప్రోడక్ట్ ఎప్పుడూ మార్కెట్‌లోనుండాలి. మన కస్టమర్‌లు మనల్ని పోగొట్టుకోకూడదు. ఇలాంటివి ఆలో‌సిస్తది.
అయ్యో! ఉండాలి. అవును. పోగొట్టుకోవద్దు. సూపర్ సూపరసలు.
అయితే ఈదిది మాకుంటది కదండీ. మాకు మాకెప్పుడునూ మార్కెట్‌లో ఒక రోజుకి ఒక 10 ఐటెమ్స్ పోతున్నాయనుకోండి, మేము ఎన్ 80 ఐటెమ్స్ రెడీగా బెట్టుకోవాలి.
ఆ! హ్మ్, హ్మ్. అవును, అవును.
8 రో 8 రోజులు స్టాక్ మాకు రెడీగుండాలండి.
హ్మ్, హ్మ్.
అయితే ఎందుకంటే కస్టమర్‌ని మేము మిస్ చేసుకోకూడదండి. ఒకేల ఏదన్నా ట్రాన్స్‌పోర్టయ్యి వెహికల్ డ్యామేజయినా 2 రోజులు కదలకపోయినా, 3 రోజులు కదలకపోయినా ఈ వ ఈ 8 రోజుల స్టాకేమవుతదండి అక్కడ మేనేజయిపోద్దండి.
హ్మ్. అవును, అవును.
ఇది మా వర్కు స్టైలు. ఇది ఇంత పోటీ ప్రపంచంలో మేమెంత ఫాస్ట్‌గా ఉండాలండి.
సూపరండి. సూపర్. హుహుహు.
ఈ ఫాస్ట్‌గుండడంలో మాకక్కడ ప్రెషరెక్కువుంటది.
ఖచ్చితంగా. ప్రెషరెక్కువుంటది. మళ్ళీ మన కస్టమర్స్ పోవద్దు. ఆ నిజాయితీని పోగొట్టుకోవద్దు. ఇవన్నుంటాయేమో కదా!
అవునండి. ఎన్నో ఉంటం తోటి మాకు ప్రెషరెక్కువుంటది. ఈ ప్రెషరెక్కువ ఉండడం వల్లండి మేము ఎక్కువగా నేను న నా ఏంటి నా గోలేంటి వర్క్ ఫ్రమ్ హోమ్ చెయ్యాలని.
హుహుహు. హుహుహు. అవును. హుహు. ఓకే. సూపర్. ఓకే. దాన్నేం చేసావ్? హ్మ్. చెప్పండి.
అయితే ఇ ఇది ఏమైందంటే కరోనా టైంలో సెకండ్ వేవ్‌లోని మ్ నేనెళ్లాను, చేస్తున్నాను. ఆహ్, ఎందుకో "నేను ఇంటికెళ్తాను మళ్ళొచ్చి చేస్తాను. నేను మీరు మేనేజ్ చేయండి నేను చేస్తాను" అన్నా. "చేస్తాను ఇంటికాడ నుంచి వర్క్ చేస్తాను మీకు బ్యాక్‌గ్రౌండ్ సపోర్ట్ ఇస్తాను" అన్నానండి.
హుహు. హుహు. హుహు. అని చెప్పారా?